ఆ! తింటాయండి. మనం అలవాటు చేసేదాన్ని బట్టే. <chuckles>
అవునా! మా వీధిలో అంటే, కొన్ని వీధుల్లో కుక్కలైతే చికెను <chuckles> పెడితే గానీ తిననట్టుంటున్నయి ఈ మధ్య.
ఆ! <chuckles> ఆ! మా మాది కొంచెం డీసెంట్ లేండి. <chuckles>
అవునా?
ఆ! అయితే, అవితే అట్లా ఉండు అంటే అవి మజ్జిగ మనం తాగలేమనమాట. కొంచెం పుల్లగా, అట్లా ఒకలా ఉంటయి. హ్మ్. మా ఇంట్లో అసలుకా సేలవ్వవు. అయితే, అది పెడుతూ పెడుతూ అంటే దాంట్లో పెట్టేశాననుకోని ఒదిలేశా. అది మొత్తం బోయింది కింద.
అవును. నిజమే. అయ్యయ్యో! అంటే, మొత్తం ఫ్రిడ్జోలి మరెలా క్లీన్ చేశారు ఫ్రిడ్జ్ అంతా?
అబ్బా! ఆ రోజు పని అది మొత్తం. ఇంకా అన్నీ వస్తువులన్నీ తీసి, ఆహ్, వాటిని క్లీన్ జేసి, హ్మ్. స్మెల్ ఒస్తంది. అవును. ఆహ్, అదంతా తీసి మొత్తము అవంతా వాటర్‌తో ఫస్ట్ స్పాంజ్‌తో మొత్తం అవన్నీ క్లీన్ జేసి తర్వాత మళ్ళీ ఈ వంట సోడా, వెనిగరు ఈ 2 వేసేసి హ్మ్, మళ్ళీ తుడిచి నీట్‌గా
చుట్టు కూడా అదే ఒస్తూ ఉంటుంది. నిజంగా! చెప్పాలంటే. ఓకే. ఇయన్నీ వేస్తే నీట్ అవుతుందా? స్మెల్ పోతుందా? వెనిగర్ ఇంకా వంట సోడా వేస్తే?
ఆ! స్మెల్ పోతుంది. అవునవును. స్మెల్ రాదనమాట. దాన్నైతే నేనేం జేశానంటే, ఆహ్, తుడిచిన తర్వాత కూడా కాసేపు అలా ఫ్యానేసి డ్రై, డ్రై జేశాను. కాసేపు ఒదిలేయాలి గాలికి. హ్మ్. లేకపోతే వాసనొస్తుంది. హ్మ్.
ఓహో! ఓకే. ఆహా! ఓకే. అయితే... అయితే, మనం ఫ్రిడ్జు‌లో బా ఇంకొకటి బాగా జాగ్రత్తగా స్టోర్ చేయాల్సింది, లీఫీ వెజిటబుల్స్. కొత్తిమీర, పాలకూర, ఇట్లాంటివి. అవి మీరెలా స్టోర్ చేస్తారు?
కరెక్ట్. అవును. అవును. హ్మ్, మామూలుగా కొత్తిమీరేంటంటే ఆహ్, వాటిని ఈ కింద రూట్స్ అవి కట్ చేసి కొంచెం వాటర్ బోసి ఒక గ్లాస్ జార్‌లో పెడతాననమాట నేను.
ఆహా! ఓకే.
అప్పుడు ఫ్రెష్‌గా ఉంటుంది. కొన్ని రోజులు ఉంటుంది. పర్వాలేదు. ఆ! మరీ ఎక్కువుండదు. ఆ! రూట్స్ కట్ చేసేయాలి కింద తుంపేయాలి. లేక
రూట్స్ కట్ చేసేయాలంటారా? అయితే, మరి పాలకూర, తోటకూర ఇట్లాంటివి తెచ్చుకున్నప్పుడు, ఎలాగా స్టోర్ జేసుకుంటారు ఎక్కువ కాలం ఉండడానికి?
అసలవి బయటే పెడతానండి. నాకింకా దానికి టెక్నిక్ ఏంటో తెలియలేదు. అవి లోపల పెడితే ఏంటంటే పాచిపోయి ఇట్లి‌ట్లా అయిపోతాయి. పాడైపోతాయనమాట.
అవును. నిజమే. అయితే, వీటి గురించి అడిగితే ఇంకొకటి గుర్తొచ్చింది. మరి మనకి మునక్కాడలు గాని, ఆనపకాయ గాని, లేకపోతే బీరకాయలు గాని, ఇవన్నీ పెద్ద పెద్దగుంటాయి కదా! ఫ్రిడ్జులో అంత స్పేస్ పట్టదు దాన్ని పెట్టడానికి. వాటిని ఎలా స్టోర్ జేస్తారసలు మీరు?
హ్మ్. గోంగూరుంటుంది మళ్ళీ. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే, ఇప్పుడు చూడండి చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఆనపకాయకి అవసరంలా ఫ్రి‌డ్జు. బయట బెట్టేయొచ్చు. అవసరం లేదు. అవసరం లేదు. ములక్కాడలకు గూడా అవసరం లేదు. ములక్కాళ్ళు గూడా బయట బెట్టుకోవచ్చు.
ఓహో! అవసరం లేదా? ఓకే. అంటే, ఎండిపోతాయంటారు కదా! ఆరిపోతాయి గాలికి అంటారు గదా! ములక్కాళ్ళు.
ఏవుండదండి. కవర్ లోనో, పేపర్ లోనో చుట్టి పక్కన బెడితే అసలేం ఉండదు బావుంటయి.
అవునా! ఓకే. మరి బీరకాయలు?
హుహు. బీరకాయలు? క అంటే, 2 ముక్కలు జేసి పెడతాను నేనైతే. రొండో, మూడో అది పొడవుదయితే 3 జేస్తా. లేదంటే, 2 ముక్కలు.
ఓకే. బాగా జెప్పారండి. ఫ్రిడ్జు‌లో వెజిటబుల్స్ ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి? అసలు ఫ్రిడ్జునే ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి? చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పారు. మనం మళ్ళీ కలిసి ఇట్లాంటి వాటి గురించి తప్పకుండా మాట్లాడుదామండి. ధన్యవాదాలండి.
హుహు. హుహు. హుహు. తప్పకుండా! తప్పకుండా అండి. ధన్యవాదాలు.